ఆ! ఇస్తామండి. కొంతమంది ఇప్పుడు కాలేజీలో కానివు ఆ! ఆహ్, తీసుకుంటారు గానీ, ఎగిరి గంతేస్తారండి వాళ్ళు మన రుచికి.
ఆ! తీసుకుంటారా మరి వాళ్ళు తీసుకుంటారా? ఆ! కాపోతే మన భాష వాళ్ళకి రాదు.
ఆ! భాష రాదు. అది కాక, మన రుచులు వాళ్ళకసలు తెలీదు.
హ్మ్. కాపోతే భావాన్ని అర్థం చేసుకుంటారయితే. హ్మ్.
హ్మ్. మన రుచులు వాళ్ళకి తెలీదు. మనం కారమేస్తాము. వాళ్ళస్సలు కారం తినరు. అంతా చప్పిడి, చప్పిడి, చప్పిడె తింటా ఉంటారు. మన
ఆహా! ఉప్పు, ఉప్పు వాడతారా? ఉప్పు కూడా వాడరా ఆళ్ళు?
అహా! లేదు. వాళ్ళన్నిటికి చాలా దూరంగా ఉంటారు. ఉప్పులు ఈబ్ ఆ
హ్మ్. మరి, మరెలా అండి? వాళ్ళదెప్పుడైనా మీరు రుచి చూసారా?
అబ్బో! ఈ పిజ్జాలు, బర్గర్‌లు తప్ప, వాళ్ళయయితే సెపరేట్‌గా కొద్ది
అమ్మో! అవి మనం తింటే సచ్చి ఊరుకుంటాం ఇంక. రె రెండు రోజులు గాని కంటిన్యూ తింటే.
<chuckles> ఈ పాస్తా ఇవి తిన్నానండి వాళ్ళయి. వాళ్ళు ఇవెక్కువ తింటూ ఉంటారు పాస్తా. అసలు వాళ్ళు తినేదే మైదా అండి. మొత్ మొత్తం మైదానే తింటారు తెలుసా?
హ్మ్. అమ్మో! మైదా తిని ఎలాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా అసలు?
ఏమో! అదే అర్థం కాదు. ఇంకొకటేంటో తెలుసా? మనము వంటలు చేసుకుంటూంటాం కదా! రకరకాలుగా, వాళ్ళేం జేస్తారో తెలుసా? వాళ్ళకి ఎనర్జీ రావడానికి, ఎనర్జీ బార్స్ అని చాక్లేట్స్ దొరుకుతాయి బయట.
హ్మ్. హ్మ్. అమ్మ బాబోయ్! హ్మ్.
ఆ! ఇన్స్‌టాంట్‌గా ఎనర్జీ ఒస్తది. అబ్బా! అసలెట్లా తింటారంటే వాటిని, బీభత్సంగా తింటారు తెలుసా? ఎట్లా కావాలం
హుహు. మీరెప్పుడైనా ట్రై చేసారా అలాంటివి?
అమ్మా! ఒక్కసారేమో తిన్నాను ఎనర్జీ బారు, వద్దు సామి జీవితంలో అనుకున్నాను.
ఎంత్ ఆ! <chuckles> ఎందుకురా నాయనా అన్నట్టు టేస్ట్ ఎలా ఉంది? స్వీట్ గానే ఉందా?
అంటే అది స్వీటు కాదు, హాటు కాదు, అంటే మైన్ ఆహ్, కొంచెం లైట్‌గా స్వీట్‌ లాగా ఉంది, అదెట్లా అంటే మన పల్లి చెక్కుంటుంది కదా! అలాగే ఉంది, కానీ దాన్ని రకరకాలుగా చేశారు.
హ్మ్. అవునవును. హ్మ్. ఆహా!
ఆ! అదేంటో నాకర్థమే కాలేదసల.
చిత్ర విచిత్రమైన అనుభూతి అయితే, మామూలుగా లేదు!
మామూలుగా కూడా కాదు. నాకు చాలా భయం. ఇప్పుడు పాస్తా ఉంది, నేనస్సలు తినను. మనకసలు బయట ఫుడ్డు అలవాటు లేదు.
హ్మ్. అందులో మైదా అంటే, మనం అసలు, మన కడుపు దీన్ని సరిగ్గా జీర్ణించుకోలేదు కూడా, మంచిది కాదని మనం దూరం పెడతాం దాన్ని.
ఆ! మన ఫుడ్డు కాదు. అదే కదా! వాళ్ళు ఆ! వాళ్ళు తీసుకొచ్చి తిను అంటే, ఏదో ఒక స్పూన్ అలా తిని నా మొహంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్లు వాళ్ళ ముందు నేను చెప్పలేను. ఏం చెయ్యాలో
హ్మ్. ఓకే. నిజంగా ఏం చెయ్యలేరు. ఇంకేం చేస్తారు సైలెంట్‌గా తలదించుకొని వావ్! వావ్! నైస్! నైస్! అనుకోని వెళ్ళిపోయారు.
అ అంతే తప్ప ఏమి చేయలేము. మన ఫుడ్డు వాళ్ళకి పెడితే, వాళ్ళు ఎగిరి గంతేస్తారు ఎందుకంటే వాళ్ళస్సలు కారం తినరు. ఇంకొకటి ఎ మా ఫ్రెండ్సు, ఫ్రెండ్సు కాలేజీలో
హ్మ్. ఆ! అహా! బాగుంది అని చెప్పి అలా ఏమైనా అనడం, ఏమైనా మీకు చెప్తా ఉంటారా?
ఓ! సో స్పైసీ, సో స్పైసీ అంటారు ముందు, వాళ్ళకొచ్చే పదమే అది. <chuckles>
గో, గో, బ్రింగ్ సమ్ వాటర్ అర్జెంట్ అని చెప్పి, ఆ!
ఆ! ఐ నీడ్ వాటర్, ఐ నీడ్ వాటర్, వాటర్ కూడా కాదు. థంబ్స్ అప్, కోక్లు, కూల్ డ్రింక్లు ఇవే గోల ఇంకా అక్కడ.
అయ్యో!